ఓహో! ఓకే. ఓకే. ఇంకొకటి అంటే ఇప్పుడు మీరు చెప్పింది బావుంది. కానీ దీనికి మనం పర్టిక్యులర్‌గా చేయాలంటే మనకంటూ ఒక టైమ్ ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా బిజి షెడ్యూ‌ల్‌ ఉంటూ ఉంటుంది. సో, అట్లాంటోళ్ళు ఎలా తీసుకోవచ్చు అంటారు మరి దీన్ని?
హ్మ్. అవును. అవునండి. ఇప్పుడు మనం ఎట్లాగో ఉద్యోగ జాబ్ ఉద్యోగాలగెళ్ళేటప్పుడు మనం ఉదయమే తీసుకుంటామండి ఆహారమనేది. ఇప్పుడు నేను చెప్పాను గదా! ఇప్పుడు చికెన్ తినవాళ్ళే తినని వాళ్ళెం జెస్తారు, ఈ స్ప్రౌట్సు ఆహ్, ఇట్లాంటివి ఇది నేను చెప్పాను గదా! పన్నీరు, ఇలాంటియి యాడ్ జేసుకుంటారు. ముష్రూమ్సు వీటిలో ప్రోటీన్స్ ఎక్కువుంటాయి. ఇప్పుడు నేను చికెన్ తినను ఆఫీస్‌కెళ్తున్నా అనుకున్నోళ్ళు ఇటువంటియి యాడ్ జేసుకుంటాడు. తరువాత అందులో నేను జెప్పాను గదా! ఇప్పుడు మీకు ఇంతకు ముందు జీడిపప్పు, బాదం పప్పు అలాంటియి కొంచెం పక్కన పెట్ బాక్సుల్లో బెట్టుకొని బోతారు.
హ్మ్, హ్మ్. హ్మ్. మష్రూము. హుహు. ఓకే. హ్మ్. హ్మ్. అవును. ఓహో! ఓకే.
అట్ అట్లా మ్యానేజ్ జేస్తారనమాట. అంటే దాన్ని దీన్ని కరెక్ట్‌గా మనం మ్యానేజ్ జేయాలి కాబట్టి కరెక్ట్‌గా మనకి బాడీకేం కావాలో అందిచ్చాలి. ఇంకొకటి, మన వారంలో ఒక రోజు పాస్టింగుంటే మంచిది. అది అందరూ జెప్తారు. ఎందుకంటే మన పొట్టలో ఉన్న మన్లానల్ని బయటికి బోవాలి అంటే ఒక రోజు మనం ఆహారం లేకుండా ఖాళీ కడుపుతో వీలైనంత వరకు నీళ్ళు తాగుతా ఉండాలి.
మానేసేసి ఓకే. ఓకే. హ్మ్. హుహు. హుహు. ఓకే. అది పాసిబుల్ అవుతుంది అంటారా రోజంతా ఫాస్టింగ్ అంటే అంటే కొంతమంది ఒక పూట ఉంటూ ఉంటారు. ఆహ్, ఒక పూటలో గూడా టిఫిన్ జెస్తూ ఉంటారు. సో, మీరు చెప్పిన విధంగా రోజంతా ఫ ఫాస్టింగ్ అంటే ఒక మనిషి వల్ల అవుతుందంటారా?
హ్మ్. హ్మ్. ఖచ్చితంగా <chuckles> అవుతుందండి. అంటే తగ్గాలి అనే పట్టుదల ఉన్నవాళ్ళకి, మన హెల్త్ బావుండాలనో పట్టుదల ఉన్నవాళ్ళకి, ఇప్పుడోళ్ళు గానియండి. అంతకు ముందు వాళ్ళు ఇప్పుడు ఈ ఇది ఉంటది జూడండి మనకి అహ్, ఏంటిది? శివరాత్రి.
<chuckles> హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్.
శివరాత్రి ఒచ్చిందంటే ఈ ముందు రోజు రాతిరిను శివరాత్రి ముందు రోజు రాత్రి నుంచి శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే ఉదయం వరకు ఫాస్టింగ్ ఉండేవాళ్ళు. ఆ! నిద్ర గూడా పోరు. అట్లంత మొండిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మన కాలం ఒళ్ళు ఒక పూట ఉన్నమన్నా <chuckles> గాని ఉంన్నట్లేదు గాని <giggles>
ఏం తినరు మళ్ళీ నిద్ర కూడా పోరండి వాళ్ళు. అవును. హ్మ్. అసలు యాలగిలి పడిపోతారు. వామ్మో! నాకా నొప్పి అంటారు. ఈ నొప్పి అంటారు. ఆకలంట, అసలు కళ్ళు తిరిగి కూడా పడిపోతూ ఉంటారండి కొంతమందిని.
ఆ! అ! ఆహ్, అవునవును. అట్లా <sucks teeth> ఇప్పుడు కానీయండి మన శరీరం మన ఆహ్, శ కడుపులోని ప్రతి భాగము సరిగ్గా పని చెయ్యాలి అంటే వారంలో కనీసం మాలు 36 గంటలు అంటారు. కానీ ముప్పై ఆరు గంటలు ఎవరు ఉండలేరు. ఇరవై పన్నెండు గంటలు ఉండటానికి అల్లడిపోతున్నారు ఇప్పుడోళ్ళు. హ్మ్. అట్లా 20 కనీసం 24 గంటలు ఫాస్టింగ్ అనేది ఉండగలిగితే ఒక్క పొద్దు అనేది మనం, ఆ వుత్త వాట్ నీళ్ళు మాత్రమే తీసుకుంటూ ఖచ్చితంగా అండి. మనకేటువంటి రోగాలు అనేవి రావు.
ఆ! హ్మ్. హుహు. హ్మ్. అవును. అల్లాడిపోతాం. నిజమే. <chuckles> హుహు.

ఓకే.
ఇవి మాత్రమే మనకి మొదట ఎక్కువ మనకి ఆ ఫ్యా హ్మ్. కరగాలన్నాగాని టైం బట్టేది పొట్టే.
అవును. అదీకాక, చాలామంది ఈ పొట్టనే తగ్గిచ్చుకోడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ముందస్తు.
అవును. అట్లా. అందుకు అందువల్ల మొదట మనం ఒక గోరు వెచ్చని నీళ్ళేందంటే, మనకి చిన్నగా అలవా అంటే, ఒకటేసారి మనం లీటర్ తాగమంటే ఎవ్వరం తాగలేం. కాబట్టి మొదట ఒక గ్లాస్‌తో మొద మొదలుపెట్టాలి. ఆ గ్లాస్‌ తోనే స్టార్ట్ జేయాలి. తరవాత చిన్నగా మనం అంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. కొంతమందేందంటే, జీలకర్ర నీళ్లు దాగుతారు. అట్లా. ఆ! అట్లా డే బై డే మనం మార్చుకుంటా రావాలి. ఆ! ఆ ఫ్యా కొవ్వనేది చిన్నగా మనకి కరుగుతూ వస్తదనమాట అట్టాంటి పొ శరీరంలో.
హ్మ్. తాగలేం. అవునండి. హుహు. హుహు. ఓహో! మార్చుకుంటు. ఓకే. ఓకే. అంటే, ఇంకొకటి. ఇది ఏ సమయంలో చేయాలి అంటారు? దీనికంటూ పర్టిక్యులర్‌గా ఏమన్నా టైముందా?
తప్పకుండా అండి. <chuckles> టైముంది. అదే, నేనందుకే చెప్పా మీకు. ఉదయము టీ‌కి బదులు, ఇది మొదట మనం అలవాటు చేసుకోవాలి. ఎవ్వరికైనా అండి. ఆ!
హుహు. అంటే, టీ అంటే, కొంతమందీ ఆహ్, ఏంటంటే, లెగిచిన తరవాత, ఏ 9కి మొహాలు కడుక్కొని తాగేవాళ్లుంటారు. కొంతమంది 7కి తాగేవాళ్లుంటారు. సో, నేననేది ఏంటండి?
బెడ్ కాఫీ, బెడ్ టీ. <chuckles> బెడ్ కాఫీ బెడ్ టీ. <chuckles>
ఆహ్, ఆ! అంటే, అది కూడా ఉంటూ ఉంటుంది కదా! అందుకని అంటే 7కా, 8కా, 9కా? ఇలా సమయమేమన్నా ఉంటుందా అనడుగుతున్నా?
<chuckles> అవును. ఆహ్, సమయం అంటే అండి, మనవెప్పుడు లేచినా ఉంకొకటి, మనకి బరువు తగ్గాలంటే టైం మేనేజ్‌మెంట్ కూడా చాలా ముఖ్యం మనకి.
హుహు. అబ్బ! చాలా చక్కా చెప్పారు. హుహు.
ఆ! కనీస నిద్ర మనకి 8 గంటలైనా ఉండాలి. ఒకా ఒక కరెక్ట్ మన బోడీకి, శరీరానికి సరిపోయిన నిద్ర ఉంటేనే, మనం ఏ వెయిట్‌లాస్ ప్రద్ ప్రయత్నించినా కానీ జరిగిద్ది గానీ, నీకు నిద్ర సరిగా లేదు. నీకు స్ట్రెస్‌తో ఉన్నావంటే ఆ స్ట్రెస్ అనేదే నీకు పొట్టని కొవ్వుని పె ఫ్యాట్ కొవ్వనేది ఆ పొట్టలో ఏర్పాటు చేస్తుంది.
ఉండాలి. హ్మ్. ఆహా! ఎంకి ఓకే. స్ట్రెస్ వల్ల కూడా మనకి కొవ్వొస్తుంది. ఓన్లీ తినడం వల్లే కాదు.
ఆ! వస్తదండి, పొట్టకే. లేదు. లేదు. అసలు తిండికి, కొవ్వుకి సంబంధం లేదండి. అది తిండి వల్ల వచ్ వచ్చేది అబద్ధం.
ఓహో! ఓహో! ఓకే. అంటే, చాలా మంది అదే అపోహతో ఉంటారండి. నాకు కూడా తెలీదు నిజంగా. ఈ స్వీట్స్ తింటేనో, లేకపోతే షుగర్స్ తింటేనో ఫ్యాట్ వచ్చేస్తది మీకు అని చెప్తూ ఉంటారు కదా!
అవునవును. అంటే కొంతమంది బక్కటోళ్ళు గమనిస్తావండి మనం. వాళ్ళు తిన్నంత, లావుటోళ్ళు తినరు.
హ్మ్. అవును. తినలేరు. నిజమే అండి. <chuckles>
అహ! తినలేరు. మనం గమనిచ్చినట్టయితే, అ గ అట్లా అది అంటే, లావు, సన్నమనేది మనం తినినంత మాత్రం రాదండి. మన అలవాట్లు, మన మెయిన్ ఇయన్నీ మన శరీరం తీసుకొని కొంతమందికి శరీరం తీసుకోలేదనమాట.
అవును. నిజవే. వాస్తవం. ఓహో! ఓకే.